అదేలే. అదేలే. అదేలే. అట్లా అంటే మీ పర్సనల్‌గా గాని, అంటే కుటుంబంలో గాని, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా! కమ్ కమ్యూనిటీస్ అపార్ట్‌మెంట్స్‌లొ గాని, లేపోతే మీ వర్క్ స్పేస్‌లొ గాని ఇట్లా ఎప్పుడన్నా ఆహ్, ఈ ఇది నువ్వు, ఇది నేను, అని మీరు అట్లా చర్చించుకోవడం జరిగిందా? అది అమల్లోకి గూడా రావడంగాని జరిగిందా?
హ్మ్. హ్మ్. ఆహా! ఆ! హ్మ్. ఆ! ఆ! మొన్న దసరాకి దీపావ ఆహ్, దసరాకి ఇంకా వినాయక చవితికి, అప్పుడు ఇట్లానే మాట్లాడుకొని ఆహ్, బా చేసుకున్నాం అన్నమాట. ఎవరు ఇంకొకళ్ళ వర్క్‌లోకి యెళ్ళకూడదు అనేది మెయిన్ రూల్ అన్నమాట. రూల్స్ కూడా పెట్టుకోవాలి. అద్
వినాయక చవితి. హ్మ్. ఓకే. ఓకే. అంటే ఎవరికి ఇచ్చింది వాళ్ళు చెయ్యాలి. అంతేనా? హ్మ్.
ఆ! ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. పక్క వాళ్ళ పనులో వేలు పెట్టకుండా ఉండడం కూడా ఒక రూల్ అన్నమాట. ఇప్పుడు మళ్ళీ <giggles> న్యూ యియర్
ఓకే. ఓకే. <giggles> యాహ్! అంటే ఏ ఏమన్నా అయ్యిందా ఏంటి? ఇంత పార్టిక్యులర్‌గా అది రూల్ అని పెట్టారు కదా! ఆ రీజన్ అంటే, అంతకు ముందు ఏమన్నా అయిందా?
ఆ! కొంత్ కొంతమంది ఆ! కొంతమంది ఉంటారు. ఆహ్, హ్మ్, కొంతమంది వాళ్ళకి అటెన్షన్ గావాలనో, వాళ్ళే గ్రేట్ అని చూపించుకోవాలనో, వాళ్ళు ఎక్కువ ఎక్కువ ఆహ్, అందరి మీద అథారిటీ చూపిస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఉన్న కాలంలో ఎవరు, ఎవరు ఇంకొకరి మీద పెత్తనం చూపిస్తే ఊరుకుంటారు చెప్పండి. ఆ!
హ్మ్. ఓకే. ఓకే. యాహ్! ఎవరు పడుతున్నారండి నిజంగానే. హ్మ్.
ఆ! ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. న్యూ యియర్ సెలబ్రేషన్స్ కోసం ఏమేం చేద్దాం అని. <chuckles>
ఓకే. మీ ఓకే. మీ కమ్యూనిటీలోనా? ఓకేకే. అంటే మరి మీదేంటి, మీ పని ఏమొచ్చింది? అంటే మీకు?
ఆ! నాది డెకరేషన్ అండి ఎక్కువ. ఎప్పుడు నాది డెకరేషనే వస్తది.
ఓకే. ఓకే. ఆహ్, అంటే ఇంతమంది అని ఉంటారా? అంటే ఇ ఇంత మెంబర్స్ ఆ! డెకరేషన్‌కి ఇంతమంది ఔట్‌సోర్స్, డీజే ఇట్లా, ఇలా. ఓకే. ఓకే. ఎంతమంది మీరు ఇప్పుడు ప మీ టీమ్?
ఏది? అవునవును. అవునవును. ఉంటారు. హ్మ్. మేము ఇప్పుడు, ఒక 10 మంది డెకరేషన్ టీమ్‌లో ఉన్నాము. ఆహ్, ఎక్కువ ఈ డెకరేషన్ టీమ్‌లో ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆహ్, బయట డీజేలు, అవన్నీ స్టే చేయడము, అవన్నీ మాగవాళ్ళు ఎక్కువ చూసుకుంటారు వాళ్ళు ఎ తిరగాలి అవి ఇవి కాబట్టి.
హ్మ్. అవును. అవును. ఓకే. ఓకే. హ్మ్. వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఆడవాళ్ళు పార్టిసిపేట్ చేసినంత ఇదిగా మగవాళ్ళు పార్టిసిపేట్ చెయ్యట్లేదు కదా! ఏ అపార్ట్‌మెంట్ కమ్యూనిటీస్‌లో మీకు అట్లా లేదా?
అవును, అవును. <chuckles> ఆ! వాళ్ళు మా సొసైటీ‌లో అందరూ కలిసే చేసుకుంటారు అన్నమాట. వాళ్ళు ఉంటారు. హ్మ్.
ఓకే. ఓకే. నైస్. హ్మ్.

ఆ! అంటే, ఆహ్, ఒక్కొక్కసారీ వ ఫుడ్ తింటన్నప్పుడు టీవీ జూడడము, లేదంటే మూవీ జూడడము, ఆహ్, కొన్నిసార్లు
ఓకే. స్క్రీన్ టైమ్ పిల్లల ముందు ఫోన్‌లు పట్టుకోవడం. <giggles>
ఆ! తినేడప్పుడు అస్సలు చెయ్యమనమాటెప్పుడు. తిండమంటే అందరం కూర్చొని మాట్లాడుకొని తినాలి తప్పా, ఫోన్ పెట్టుకొని తినడం అలాంటిదసలు లేదు.
హ్మ్. ఓకే. ఓకే. హ్మ్.
ఇంకా, పొద్దున్న లేస్తేనే, నేనూ ఆహ్, 6-8 నేను వంట జేసుకుంటాను, లేదంటే బ్రేక్‌ఫాస్ట్ జేస్తాను, లంచ్ అవన్నీ నేను ప్రిపేర్ జేస్తాను. ఆ టైమ్‌లో బేబీని చూసుకోవాల్సింది ఆయననే. వాళ్ళిద్దరికీ మధ్యలో <giggles> ఆ! వాళ్ళిద్దరికీ మధ్యలో బ బాండింగుండాలి కాబట్టి
హ్మ్. ఓకే. ఓల్ ఓకే. నైస్. హ్మ్.
ఆయన మళ్ళా 9కి యెళ్ళిపోయి, మళ్ళా ఈవినింగ్ ఎప్పుడో వస్తారు. సో, మళ్ళా అప్పడదాకా చూడదు గాబట్టి, వాళ్ళిద్దరికీ బాండింగుండాలి. ఊరకనే నేను వంట జేసుకుంటూ మధ్యలో దాన్ని చూసుకుంటూ అట్లా అవ్వదు కదా! అందుకనీ ఆ! అందుకని వాళ్ళిద్దరిని <chuckles> అటాచ్ చేశాను. సో, అది కొంచ్
హ్మ్. అవునవునవును. తనే ఓకేన? అంటే, చూసుకుంటారా? అత్ ఆయన ఆఫీస్‌కెళ్లాలి గదా! హెక్టిక్ అంటే, బిజీగా అట్లా ఏమనిపిచ్చదా?
ఆ! ఏముంది, ఆఫీస్‌కెళ్ళాలంటే టిఫిన్ తినే గదా! యెళ్ళాలి. <laughs>
ఓహ్! అన్ని మీరే జెయ్యాలి గదా! అయి. <giggles>
ఆ! ఆహ్, దాని కోసం నేను జేస్తాను, మీ ఇద్దరెళ్ళండి, వాకింగ్‌కెళ్ళండి, సైకిల్ నేర్పిచ్చు, అట్లేవో పంపిస్తా అనమాట. ఫస్ట్ కొంచము
ఓకే. ఓకే. అంటే స్కూల్‌కి ఇంక స్టార్టవ్వలేదా బుడ్డిది?
ఆ! ఇ ఇప్పుడు ప్లే‌ గ్రూప్ తన మార్నింగ్ ఆహ్, ఇప్ తనే డ్రాప్ చేసేసీ, వి తీసుకొస్ ఆహ్, తీసుకొచ్చేడప్పుడు నేను తీసుకొస్తా అనమాట. అవును.
ఓకే. ఓకే. ఓహ్! తీసుకొస్తారు. ఓకే. ఓకే. తనూ డ్రాప్ చేస్తే, మీరు పిక్ చేసుకుంటారు. హ్మ్.
ఆ! ఆ! అట్లానే. సో, మార్నింగ్ డ్యూటీ అంతా ఆయనదే. ఆయననే స్నానం చేపిచ్చుకుంటరు, ఆయననే స్కూల్ యూనిఫార్మ్ యేసుకుంటరు. ఎ ఇప్పుడెట్లయిపోయిందంటే, మార్నింగ్ నేను ఆ టైమ్‌లో యెళ్తుంటే, "నువ్వు ఒద్దు. న్ నువ్వే, నువ్వు చేసే నువ్వు చేసేది నచ్చట్లేదు" అట్లయిపోయింది.
ఓకే. నాన్న. <giggles> ఓహో! ఓకే. ఓకే. నైస్. అంటే, వాళ్ళిద్దరే సెట్టైపోయారు. ఈ యూజువల్లీ పి ఆహ్, ఆహ్, మెయిన్‌గా అంటారు గదా, ఆడపిల్లలు ఎంతైనా ఫాదరటాచ్‌మెంటెక్కువని, నిజమేనా? మీరు చూస్తున్నారు గదా! <giggles>
ఆ! అవునవును. ఆ! ఆ! చాలా అసలు. ఆ! అసలు ఫా హారన్‌ వినంగానే, ఇంక ఇక్కడ డాన్స్ మొదలైతది. <laughs> హ్మ్.
ఓహ్! ఓకే. గారాబం గూడా అట్టే ఉందయితే మెయిను.
ఆ! బాగా అసలు. ఆహ్, ఆహ్, వాళ్ళ నాయనమ్మన్నా, ఆయనన్నా అసలు ఫుల్లు గారం అనమాట.
<chuckles> హ్మ్. అది అసల కామన్. మరి వాళ్ళిప్పుడు ఎవరన్నా మీ ఇంటికొచ్చినప్పుడు, ఆహ్, కొంచం ఇట్ల పాప గూడా చిన్నదే గదా! సో, అట్లాంటప్పుడు, మీ ఇద్దరూ ఇట్లా వంటలో గూడా షేర్ చేసుకున్న పనులు అయన్నీ జరుగుతాయా? అంటే ఓహో! ఓన్లీ హోమ్ ఆర్గనైజేషన్ కాదు, ప్రతి దాంట్లోనూ ఇట్లా ప పంచుకోడమనేది ఉందా అని?
హ్మ్. ఆహా! హ్మ్. హ్మ్. ఆ! అంటే ఆ!

ఆహ్, హ్మ్. నాకు ఎవ్వరైనా గెస్ట్‌లొ‌స్తే ఇంటికి నాకస్సలు మాట్లాడడం రాదు. కాబట్టి ఆహ్, మా ఫాదర్ ఇన్ లా ఇంకా మా హస్బెండ్...
హ్మ్. ఓకే.
చాలా బాగా మాట్లాడతారు. అంటే ఇంటికి చిన్న పిల్లలొస్తే, వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టు మాట్లాడడము అట్లా హ్మ్.
ఓకే. ఆ! అదేలెండి. ఫ్ ఏ వేజ్‌కి ఆ ఏజ్‌కి మారిపోతారు వాళ్ళు కూడా. హ్మ్.
ఆ! నేనైతే ఎవరైనా ఇంటికొస్తే బాగున్నారా! అనడిగి, తరువాత ఏమడగాలో కూడా తెలియదు నాకు. ఏమడిగితే ఫీల్ అవుతు ఆ! ఏమడిగితే ఫీల్ అవుతారో, మళ్ళా నన్నేమనుకుంటారో అని నేనసలు ఏమడగను. కాబట్టి, ఆయనకి బావొచ్చు కాబట్టి వాళ్ళందరిని <chuckles> మాట్లాడుకోమని వదిలేసి ఆహ్, ఇంక స్నాక్స్, టీ అట్లాంటివేమనా నేను ప్రిపేర్ చేయాల్సింది నేను జేసేసి ఇస్తా అన్నమాట.
<chuckles> అదేలే, అదేలే. ఆ! అదేలే, అదేలే. ఓకే. ఆళ్ళ వాళ్ళని ఎంగేజ్ చేయడంలో పనప్పచెప్పేసారన్‌మాట <chuckles> అయితే. ఆ!
ఆ! అన్ నాకస్సలు రాదు. ఎవరే ఆ! బాగున్నారా! తరువాత ఏం మాట్లాడాలో తెలియదు. హ్మ్.
ఏం మాట్లాడాలో తెలియదు. నిజ్జంగా. <chuckles> ఓకే, ఓకే. ఇంట్రోవర్ట్ టైప్ అంటారా?
ఆహ్, ఇంట్రోవర్ట్ ఏం గాదు. అంటే వాళ్ళు ఏవ్ ఎలా తీసుకుంటారో ఇప్పుడు అని. మా సైడ్ వాళ్ళే
హ్మ్. ఓకే. అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని అంతేనా?
హ్మ్. మా సైడ్ వాళ్ళే వచ్చినా, ఆహ్, నా వాళ్ళేలా వాళ్ళేలా తీసుకుంటారో అని నాకు <chuckles> మాట్లాడటం కూడా ఒక్కసారి ఆ! ఎలా ఉన్నారన్న తరువాత ఎక్ ఎప్పుడెళ్తారు అన్నట్టు అడిగానన్నమాట. <laughs>
హ్మ్. అయ్యే! అయ్యయ్యో! వద్దులేండయితే. మీ హస్బెండ్‌కి హ్యాండిల్ చేయమనండి. నైస్. నైస్.
<chuckles> అప్పటినుంచి <chuckles> అప్పుడు నాకే అనిపించింది ఎందుకడిగానట్లని?
అదే, అదేదే. <chuckles> అయ్యయ్యో! కానీ చాలా బా మాట్లాడారు.
అంటే నా ఉద్దేశమేంటి ఆహ్, <sniffs> ఇంకేమైనా రెడీ చేయాలా? ఇంకేమైనా తింటారా? అన్నట్టు <chuckles>
హ్మ్. అదే. అర్థమైంది. బట్ అవతల వాళ్ళు తీసుకునేది అలా తీసుకోరు. కానీ, <chuckles> చాలా బా చెప్పారండి. అంటే, <smacks lips> మెయిన్‌గా పనులు ఎలా కేటాయించుకోవాలి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అంటే, ఆ తారతమ్యం ఏమి లేకుండా అందరూ ఉండాలి. అనేది చాలా బా చెప్పారండి. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
అవునవును. హుహు. ఆ! ధన్యవాదాలండి.